ఆ! చెప్పిన తరువాత, ఎవరు ఇప్పుడు చెప్పి అందరి పేర్లు అయిపోయింత ఎవరెవరికి ఎంతమంది పేర్లు గుర్తున్నాయో చెప్పండి అన్నాడండి.
<giggles> అమ్మో! ఇట్లాంటి ప్రశ్న అసలు మనము అనుకోం కూడా అనుకోం కదండీ! అడుగుతారని. ఆ!
అనుకోమండి. అయితే ఇద్దరో, ముగ్గురో 30 మందికి 10 మంది పేర్లు చెప్పేవారండి.
ఓకె.
దాంట్లో ఎక్కువగా ఉంటాయి కదండీ శ్రీను, లక్ష్మి ఏ ఒటి ఉంటాయి కదండీ ఇలాగ. ఆహ్, అలాగ చెప్పేవారండి. అయితే చెప్త్ అలాగయిపోయిందండి. ఇలా జరుగుతూ జరుగుతూ మాకు మధ్యలో ఇక్కడ మ్ మీటింగ్ కదండీ అది. ఒక పార్టీ అయినా ఒఏ కంపెనీ గురించి వీట్ల గురించి చెప్తారు, డాన్స్‌లు ఇయన్నీ ఉండవండి. అయితే మాకు నిద్ర రాకుండా అక్కడ చాక్లెట్లు పెట్టారండి. చాక్లెట్లు, హాల్స్ ఇయన్నీ పెట్టారండి.
అవును. అవును, అవును. హ్మ్, హ్మ్. ఓకె. అవును. అవును. ఓకె. ఓకె. సూపర్.
నా పక్కన ఉన్న మా ఫ్రెండ్, నేను ఈ హాల్స్ తింటూ నాకది ఆళ్ళు ఫిల్ అది ఇది అయిపోతుంది. ఇంకా వెంటనే ఫిల్ చేసేవారండి.
ఓకె.
నేమ్ మేమేంటి మా ఫోకస్ అంతా, ఈ చాక్లేట్‌ల మీదే ఉండేదండి.
ఆ! <giggles>
అయితే ఇలా చెప్తుండగ మ మధ్యలో ఒక కల్చరల్ యక్టివిటీ చేశారండి.
ఓకె.
అంటే, ఏదో ఒక కంపెనీ‌లో మనం ఇలా ఉండాలి, అలా ఉండాలి, అన్నదమ్ములుగుండాలి.
ఆ! అంటే ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలి. ఇలా చెయ్యకూడదు, అలా చేయకూడదు అని చెప్పేసి కదా! హ్మ్.
అలా చేయాలని ఇలాగని ఒక చేశారండి. చేసిన తర్వాత మళ్ళీ భోజనానికి తీసుకెళ్లారండి.
ఓకె, సూపర్.
భోజనానికి తీసుకెళ్ళిన తరువాత.
హుహు.
భోజనం చేసి వచ్చేసామండి. ఇంకేం లేదు. మనల్ని కంప్యూటర్‌లు ఇస్తారు. నేను నా ఉద్దేశం ఏంటి కంప్యూటర్‌లిత్తరు, కూర్చోవాలి ఇక.
<giggles> అవును, అవును.
ఇలాగుండేదండి. అయితే తర్వాత ఏం చేశారంటేను, ఉన్నవాళ్ళందరినండి గేమ్స్ పెట్టారండి.
హుహు. సూపర్ అండి. ఎళ్ళిన ఫస్ట్ రోజే అసలు ఆహ్, ఫుడ్ అరేంజ్ జేయడము, గేమ్స్ వెట్టడము, ప్రశ్నలు అడగడం, సూపర్ ఉంది కదా!
అవునండి. అయితే గేమ్స్ పెట్టారండి. గేమ్స్ పెట్టి దాంట్లో అమ్మాయిలని, అబ్బాయిలని ఈక్వల్‌గా చేశారండి.
హ్మ్. ఓకె.
అంటే అంద్ అందరమ్మాయిలు ఒక సైడే గద, అందరు అబ్బాయిలు ఒక సైడ్ కాదు. ఒక 10 మంది అబ్బాయిలున్నారంటే, ఒక 8 మంది అమ్మాయిలు అలాగండి.
ఓకె. ఆ! అంటే ఈక్వల్‌గా, అంటే వాళ్ళు వీళ్ళు సమానంగా. హ్మ్.
ఈక్వల్‌గా. 3 గేమ్స్ పెట్టారండి.

అలాగని చెప్పారండి. నాకైతే ఇక ఫీజులెగిరిపోయినాయండి. ఇప్ ఇప్ ఏటు అప్పుడు నాకూ మనమనుకున్నదేటండి. మనకెళ్తాము కంప్యూటరిస్తారు పనిజే
<giggles> అవును. ఎల్తాము కంప్యూటరిస్తారు. మన పని మనం జేసుకుంటాము. అందరు ఇట్లనే ఉంటారు గదా అని అనుకున్నారు.
ఆదు కానీ ఇక్కడికొచ్చేసి టోటల్ డిఫరెంట్‌గుందండి.
మొత్తం రి డిఫరెంటయిపోయింది. మొత్తం రివర్స్ అయిపోయింది.
కానీ ఫస్ట్ రోజు అలాంటి ఎక్స్పీరియన్స్ ఎవరు సేసుండరండి. నా లైఫ్‌లో నేను చేసానండి.
అవును. అయితే మీరండి ఆ రోజు అసలు మీరు ఏం నేర్చుకోగలిగారు? అంటే తర్వాత రోజుల్లో మీరు మీరు మార్చుకున్న అలవాట్లేవి? అంటే ఆ రోజు ఇంత జరిగింది గదా! అసలు పని జేయకుండా, ఇలా చేయడం, అలా చేయడం. అసలెవ్వరికి ఫీలింగ్స్ ఉండవు. అందరూ గూడా బావుండాలి, అందరు గూడా ఒ ప క్రమంలో పని చేసుకోవాలి అనేటియన్ని చెప్పారు గదా! మీరు ఆ రోజు నుంచి అసలు ఏం నేర్చుకోగలిగారు? ఆ రోజు మీకు అంటే <smacks lips> ఆ తర్వాత రోజుల్లో గూడా మీకు అనిపిస్తది గదా! ఇలా ఇలా జరిగింది. ఇలా ఇలా మార్చుకోవాలని. ఆ రోజు ఏం జేసారసలు ఏం నేర్చుకున్నారు?
అవునండి. అవును. అవునండి. అవునండి. అవునండి. అయితే నేను తెలుసుకున్నయేంటంటే, మన అందరం ఈక్వలు. మనం అన్నీ తెలుసుకోవాలి. అక్కడేంటండి ఆహ్, మనమై అందరు తెలుసు. అందరు ఈక్వల్ తెలుసుకోవాలి. అక్కడేంజరిగిందంటే అండి. మేము మొదటికనండి. ఈ అమ్మాయిలనెత్తుకునేటప్పుడు కొంతమంది అన్‌కంఫర్టబుల్‌గా ఫీలవుతారు కదండీ!
హుహు. ఓకే. చాలా బాగా చెప్పారండి మాట. అందరీక్వల్. హ్మ్. ఓకే. సూపర్. హ్మ్. అవును. అవును.
అప్పుడు మేము టీమ్ నే చూసామండి. ఎవరు అ అప్పుడు అమ్మాయిల్లో కూడా కొంచెం స్ట్రాంగ్‌గుంటారు. మీరేమన్నామంటేండి అమ్మాయిలు మేము బాడీ టచ్ చేయలేం కాబట్టి బాగోదు కాబట్టి మేము అట్లీస్ట్ చేతులు, కాళ్ళు పట్టుకుంటాం. మీరు కొ మీరు మీరు ఈ బాడీ పట్టుకోండి. వాళ్ళకి ఇబ్బందిగా ఫీలవ్వరు. మేము అది బావుంటది. అబ్బాయిలు ఎలాగైనా పట్టేసుకుంటారు. అదొద్దు. మీరలాగ మమ్మల్ని అలాగే ఇలా మాట్లాడుకున్నాం చూసారండి మాది. అది టీమ్ వర్క్ అండి.
ఓకే. సూపర్. హుహు. అవును. ఓకే. సూపర్. హుహుహు. అవును. అవును. హ్మ్. <giggles> ఆ! టీమ్ వర్క్. అవును. వెరీ నైస్ అండి. అసలు చాలా బా చెప్పారు.
ఆ టీమ్ వర్కు మాకు అలాగా ఇది తెలిసిందండి నాకు. ఓహో! మనం ఇప్పుడు అమ్మాయిల్ని ఎత్తాలంటే ఎలాగ ఎలాగ ఆలోచిస్తాం అండి. దీంట్లో కూడా అమ్మాయిల్ని టచ్ చేయకుండా. మనం వాళ్ళకి ఇబ్బంది లే ఇప్పుడు కాళ్ళు పట్టుకుంటే ఎవరు ఫీలవ్వరండి. చేతులు పట్టుకొని హ్మ్. అయితే అప్పుడు అమ్మాయిల్ని ఏమన్నా మీరు నడుము ఇలా బాడీ బట్టుకోండి. మేము కాళ్ళు, చేతులు పట్టుకుంటాం. మేము ఇలాగేస్తాం. ఇలా చెప్పేవారండి. అంటే అక్కడ టీమ్ వర్క్ ఇయన్నీ తెలుసుకొని మేము
ఓకే. సూపర్. అవును. అవును. ఫీలవ్వరు. అవును. హ్మ్. అవును. అవును. సూపర్. చాలా బా జెప్పారు. అయ్
చాలా బాగా, చాలా బాగా నేర్చుకున్నాను. నేనైతే నేను అస్సలు పక్కా పల్లెటూరండి. నా మొదటి కంపెనీకెళ్ళి, ఆ మొదటి రోజుల్లో చాలా నేర్చుకున్న. ఆ కంపెనీలో నేర్చుకున్నాయి. ఇప్పటికి నాకు అస్సలా నేను మర్చిపోలేనండి. అది ఇది జరిగి మి రియర్‌లీ 10 ఇయర్స్ అవుతుందండి.
హుహుహు. హుహుహు. సూపర్. సూపరండి. ఓకే. ఇంకా మీకు గుర్తుందంటే అసలా విషయం మీ మీద ఎంత ప్రభావితం జేస్తుందో అసలు నేను అర్ధం చేసుకోగలను. అసలు కదా!
కానీ ఆ రోజండి. ఇంకోటండి మా తల్లిదండ్రులొచ్చారండి.